ఓకే. అయితే చిన్నప్పుడు లేవగానే మనకు ఫస్ట్ ఉదయం స్కూల్‌కెళ్ళే ముందు చేసేది బ్రేక్‌ఫాస్ట్. సో, కొన్ని కొన్ని స్ కొంతమందేంటంటే పాలు బిస్కెట్‌లిస్తారు. కొంతమంది ఇప్పుడు చుక్ చాకోస్ ఇవన్నొచ్చేసినాయి. మీరెలాంటి టిఫిన్ తిని వెళ్ళేవాళ్ళు స్కూల్‌కి?
అవునండి. అవును. హ్మ్. మేమున్నప్పుడైతే మేము చిన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదండి. మాకు ఆ కార్న్‌పఫ్స్, చాకోచిప్స్ ఏం లేవు. ఓన్లీ ఇడ్లీ, దోసలే ఉండేయి. సో మా మమ్మీ అయ్యే చేసేవాళ్ళు. నాకిష్టమైన టిఫిన్ అంటే ఉప్మా అండి. ఏంటో అందరికి ఉప్మా అన్న అవునండి. <chuckles> అందరు అనే వా చెప్తే అందరు షాక్ అవుతా ఉంటా "ఏంటో ఉప్మా అంటే అదెందుకిష్టం? ఛీ" అంటారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉప్మా అనేది. సో ఫేవరైట్ అన్నమాట. నెను అడిగి మరి చేపించుకునేవాణ్ణి. ఎవరైనా ఇంట్లో చేసిన ఒద్దనే రకాలు నేను మాత్రం అడిగి మరి ఉప్మా చేపించుకుంటాను. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి ఉప్మా అంటే బాగిష్టం. ఆ! టి
ఓకే. అ అవునా? <chuckles> గ్రేట్. ఓకే. సన్న రవ్వ ఉప్మానా? దొడ్డు రవ్వు ఉప్మానా?
సన్న రవ్వే అండి. గోధుమ రవ్ సమ్‌థింగ్ ఏదో అంటారు. బొంబాయి రవ్వతో జేస్తారు మా అమ్మోళ్లు. అవునవును. దాంతో చేస్తారు. కొంచెం జీడిపప్పులలా యేసి నీట్‌గా జేస్తారన్నమాట. సో అవును. ఏంటండి?
బాంబే రవ్వ అవునవును. టమాటేస్తారా అండ్ల? టమాటేస్తారా?
ఆ! అవును.
టమాటేస్తే గూడా నీకిష్టమేనా?
హ్మ్. బాగుంటదండి చాలా. మా అమ్మగారు చేసేది మరి ఎందుకు నచ్చిందో బాగుంటది నేను బయటికెళ్ళినప్పుడు గూడా ఉప్మా గూడా ప్రిఫర్ చేస్తాను బానే.
ఓకే. అవునవును. ఉంటారండి ఉంటారు. మా ఇంట్లో గూడా ఒకరున్నారు. ఉ రోజు జేశిన ఉప్మా తింటారు. ఆహ్, నేనేం అంత సర్ప్రైజ్ అవ్వట్లే, కానీ నాకంత నచ్చదండి. అబ్బా! <smacks lips> <chuckles> కొంచెం బోరింగ్ అనిపిస్తది.
<chuckles> లక్కీ అండి అలా. అవునండి. ఎవరికీ నచ్చదు. మా ఫ్రెండ్స్‌లో కా అవును. ఇంకా అందరు అసలు ఏం ఆప్షన్ లేదంటే లాస్ట్‌గా ఇంక ఉప్మా చూజ్ జేసుకుంటారు. నేను మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉప్మాకిచ్చుకుంట ఎక్కడైనా. అందరు
ఓకే. ఇలాంటి ఆయిలీ ఫుడ్స్ ఇప్పుడు పూరి ఆహ్, బోండా వడ ఇలాంటివి ట్ కూడా ఇష్టమేనా?
అవును.